ఆహ్, ఒక్కొక్కసారి ఒకలాగా ఆహ్, <chuckles> అప్పుడప్పుడు అక్కడ జేసుకుంటాము. అప్పుడప్పుడు మా ఇంట్లోనే.
ఓకే. అక్కడెలా జరుగుతుంది? ఇక్కడెలా జరుగుతుంది? వేరియేషన్స్ ఏమన్నా ఉన్నాయా రెండిట్లకి పండగలో ఫుడ్ గాని ఫుడ్ ఒండుకునే విధానం గాని అలాంటియేమన్నా?
హ్మ్. ఆ! అక్కడైతే మా అమ్మ ఒండుతది ఇక్కడైతే నేను ఒండాలి ఆహ్, అక్ అయితే అక్కడ కొన్ని ఆహ్, అంటే ఇక్కడ హై మేముండేది హైదరాబాద్‌లో అన్నమాట ఆహ్, హైదరాబాద్‌లో అన్ని రకాల అంటే పండగలకి కావాల్సిన ఆహ్, అంటే ఒక్కొక్క పండక్కి ఒక్కొక్క ప్రత్యేకతుంటుంది కదా! అలాంటివి మనకి దొరకవు. మనము అవి కొంచెం దూరం వెళ్లి తెచ్చుకోవాలి. ఒకవేళ దొరికిన అవి ఆహ్, మంచి క్వాలిటీలో ఉంటాయో? లేదో? తెలీదు. అంటే వె ఇప్పుడు పనస పట్టు ఉందనుకోండి మా మమ్మీ వా మా అమ్మగారు వాళ్ళ ఇంటి దగ్గర బా దొరుకుతది.
బా చెప్పారు. <laughs> ఓకే. అవును. పనసపట్టు కూర.
ఆ! అది హైదరాబాద్‌లో అసలెక్కడ దొ ఆ! హైదరాబాద్‌లో
అదే మీ ఆహ్, మీ హైదరాబాద్‌లో కష్టం ఎక్కడో ఎతకాలి.
హ్మ్. వెతకాలి. వెతికినా అది <smacks lips> ఆహ్, అంత బావుంటుందో లేదో అనేది చెప్పలేము.
దొరకదా? ఓకే. నేచురల్‌గా ఉండే చాన్స్‌స్ తక్కువ. అంటే నిల్వ ఉండిపోవడాలు మే బీ అలాంటివేమైనా జరిగితే చాన్స్‌స్ ఉన్నాయన్నా. ఆ! సరే అర్థమైంది.
అవును. ఆ! అవును. అవును. ఆహ్, ఆహ్, అలాన్ అలాన్ అలాంటప్పుడు అంటే ప పండక్కి అలాంటివి చేసుకుంటేనే కొంచెము మంచి ఆహ్, రుచి ఒస్తుంది. ఆహ్, అంటే ఈ పండక్కి ఇది ప్రత్యేకంగా అంటే ఎప్పుడూ జేసుకునే వంటలు గాకుండా ఇలాంటివి జేసుకుంటే ఆ పండగ కూడా కొంచెం బావుంటుంది. <smacks lips> కాబట్టి మా అమ్మగారు వాళ్ళింటి దగ్గరకెళ్తే ఇలాంటివన్నీ ఇంకా అరటికాయ దూ అరటి దూటతో కూరంటారు. అరటి పువ్వులతో కూరంటారు. అవన్నీ మా అమ్మ వాళ్ళు ఆ!
యాక్చువల్లీ పండగ వంటలు పక్కన బెడితే మీరు చెప్పేవి ఎంత వేరైటీగా ఉంటున్నాయంటే వంటలు! నిజంగా సూపర్బ్! ఇప్పుడు ఆహ్, అరటికాయ దువ్వతో కూరన్నారు నెక్స్ట్ పనసపట్టుతో కూరన్నారు ఇప్పుడు మామూలుగా మనకి కర్రీస్ అంటే ఏం గుర్తొచ్చేస్తాయి మనకు ఆహారంలోనీ ఆహ్, వంకాయ బంగాళాదుంప కొత్తిమీర ఈ, ఈ టైప్‌లోనే వస్తాయి ఇప్పుడు మీరు చాలా డిఫరెంట్‌గా చెప్తున్నారు కూరలు.
హుహు. హ్మ్. <giggles> అవును. హ్మ్. హ్మ్. హ్మ్.

ఆ రోజు మధ్యా ఆ! ఆ! <chuckles> మా ఆ రోజు మధ్యాహ్నం కొంతసేపు పడుకుంది. మధ్యలో గూడా కొంచెం సేపు పడుకొని, లేచేసరికి కొంచెం యాక్టివ్‌గానే ఉంది. ఉండేసరికి మేమేం జేసాం అంటే, ఇట్లా అల్యూమినియం ఫాయిల్స్‌లో అన్ అన్నీ నీట్‌గా ప్యాక్ చేసేసామన్నమాట. ప్యాక్ జేసి ఆహ్, ఆమెను తీసుకుపోయి ఈ ఫుట్‌పాత్ దగ్గర అట్లా ఉంటారు కదా! కొంతమంది. ఎ నివాసం లేని వాళ్ళు. వాళ్ళకి తీసుకెళ్ళి ఆమెతోటే ఇప్పిచ్చామన్నమాట. ఆరోజు మాకు కూడా ఎందుకో, "ఆరే! ఫుడ్ వేస్ట్ జేయలేదు. ఒకొళ్ళ కడుపు నిండింది" అనే ఆనందమే ఎక్కువేసింది. అంటే మనం ఇంటికి బిలిచిన గెస్టులకి పెట్టడం ఒకటైతే ఆహ్, వీళ్ళకి
<chuckles> అవునా అండి. హుషారుంది పిల్లకి. హ్మ్. ఓకే. అవునవును. ఇలా బయటికె దానం చేయడం. ఓకే.
ఆ! ఎ ఎందుకంటే మన ఇంటికి పిలిచిన గెస్టులకి, వాళ్ళకి మనమెట్లా ఆలోచిస్తామంటే ఇది బెడితే వాళ్ళకి నచ్చుతదా? ఇది పెడితే వాల్ ఈ ఈ ఐటెమ్ బెడితే అందరికి నచ్చుతదా? అట్లా ఆలోచిస్తాం.
అవును. ఒక చూసింగ్ ఆప్షనుంటుంది మనకి. ఎ ఇది నచ్చి నచ్చకపోతే వాళ్ళు ఫీల‌వుతారేమో అని.
ఆ! అవును. ఎవరిది ఆ! అవునవును. కానీ వీళ్ళకి పెట్టేటప్పుడట్లా ఏం లేదు. <smacks lips> ఇగ అన్ని అంటే వీళ్లేది పెట్టినా తింటారు. అంటే కంప్లెయింట్ జేయరు. మీద్ మీరిది పెట్టారు. మేము దినము అట్లాంటి అలాంటిదుండదు గదా!
అవును. వాళ్ళకేంటంటే అది చాలా మంచి ఫుడ్ దొరికిన ఫీలింగుంటుంది వాళ్ళకి.
ఆ! ఆ! హ్మ్. అలా మాకు ఒక అంటే, వాళ్ళకిచ్చేసరికి మాకు గూడా ఒక ఆహ్, హాయిగా అనిపించిందన్నమాట.
ఒక చెడ మంచ్ మంచి పని చేసాం అంటే ఎందుకంటే ఆ! చెప్పండి. చెప్పండి. దేవుడు
దేవుడు, ఆ! దేవుడు ఆహ్, దేవుడు మాకు ఒక అపార్చునిటీ ఇచ్చాడు. అది ఇంతమంది మేమనుకున్నంత మంది రాలేదని ఫస్ట్ మేం కొంచెం బాధపడ్డం గానీ, మేమిట్ల జేసిన తరువాత మేము కొంచెం హ్యాపీగానే ఫీల్ అయ్యామన్నమాట.

ఆ తర్వాత నుంచి ఇంకా ఆహ్, బర్త్ డే పార్టీ అంటే, ఎక్కువెక్కువ ఆర్డర్ చేసుకోకుండా, ఆహ్, వీక్‌ డే ఆర్డర్ చేస్తుంటే ఒకలాగా ఒక అంటే, ఎస్టిమేట్ చేసుకున్న దానికన్నా ఆహ్, ఎస్టిమేట్ చేసుకున్నదానికన్నా, ఒక 5 ప్లేట్స్ తక్కువ ఆర్డర్ జేయడము, అట్లా వీకెండయితే ఇ కొంచెం ఎక్కువ. హ్మ్.
ఓకే. మీకు ఒక లిమిట్ తెలిసిపోయింది. ఓకే. మీక్ మీకొక క్లారిటీ ఒచ్చిందన్నమాట. లిమిట్, లిమిటేషన్ ఎలా చూసుకోవాలి? ఎలా ఆర్డర్ పెట్టాలి? నెక్స్ట్ ఒకళ మిగిలిపోతే. ఇప్పుడు ఇలాగే మిగిలిపోయిన ఫుడ్ ఉంటుంది కదండీ! మరుసటి రోజు కొన్ని ఉంచుతామండి మేము అన్నారు కదా! అలా ఉంచే టైంలోని కొన్ని కొన్ని చిన్న చిన్న రిపేరులు చేయాల్సి ఒస్తుందా ఆ ఫుడ్‌ని? అంటే, లైట్‌గా వేడి చేయడం గాని, ఎక్కువ వేడి చేసిన అది మాడిపోద్దని మనకి డౌటు ఉంటుంది. అలా మీకేమైనా ఆ టిప్స్ తెలుసా? అంటే మరుసటి రోజు పాడవకుండా ఉండడానికి ఏమేమి చేయాలని?
అవును. అవును. అవును. హ్మ్. హ్మ్. అవును. అవును. హ్మ్. హ్మ్. హ్మ్. ఆహ్, మరుసటి రోజు పాడవకుండా ఉండాలంటే <chuckles> ఫ్రిడ్జ్‌లో పెట్టడమే. ఫ్రిడ్జ్‌లో బెట్టింది, ఫ్రిడ్జ్‌లో పెట్టిన దాన్ని మళ్ళీ బయటకి తీసి, దాన్ని మళ్ళీ పాడవకుండా అంటే ఇప్పుడు మనం డైరెక్ట్‌గా ఇప్పుడు ఆ రైసేమైనా మిగిలి రైస్ ఐటెమేదైనా మి బిర్యానీ లాంటిది మిగిలిందనుకోండి! దాన్ని మనము ఫ్రిడ్జ్‌లో బెట్టి తర్వాత రోజు ఆహ్, పెనం మీద పెట్టి వేయించామంటే ఇంక అదేం లేదు, మరమరాలైపోతాయి. <chuckles> గట్టి గట్టిగా అయిపోతది. <chuckles> ఆ! <sniffs> అట్లా మనము అనవ ఫ్రిడ్జ్‌లో పెట్టి, మళ్ళీ ఆహ్, ఫుడ్ వేస్ట్ చేసినట్టు అవుతదన్నమాట. తరువాత రోజు వాడుకునేది కూడా, ఎట్లా వాడుకోవాలో గూడా తెలిసుండాలి. అంటే అది ఎలా వేడి చేయాలనేది. హ్మ్.
అండ హ్మ్. <chuckles> అంతే గదా! ఆ! ఆ! అదేనండి. రిపేరింగ్‌ చేయాలి, ఆ ఫుడ్‌ని. ఎలా వండాలి? ఏంటని? ఆహ్, మీరు మీ మదర్ దగ్గరేమైనా చిట్కాలు నేర్చుకున్నారా ఈటిల్లో?
ఆ!